అవును. వాస్తవం. కరక్ట్.
ఓకే. మళ్ళెప్పుడన్నా మీ పుట్టింటికెళ్ళినప్పుడూ "ఎందుకొచ్చావు? అప్పుడే ఎందుకొచ్చావు? ఇంకా ఇప్పుడేంటి ప వర్ పని" అని అనడం జరిగిందా ఎప్పుడన్నా?
నేను నిజంగా పెళ్లి కాకముందు చెప్పా అనమాట. నాకొక్కసారి పెళ్ళయితే, అసలు ఈ ఇంటికే రాను చూడు అన్నట్టు చెప్పానమాట. మా అమ్మ ఏమనిందంటే, ఆహ్, "ఇట్లా అన్న వాళ్ళనే చాలా మందిని చూశానులే, నువ్వే వస్తావు పరిగెత్తుకుంటా, అప్పుడు చెప్తా, ఇప్పుడేమనను నేను," అన్నట్టనిందనమాట. అండ్ ఇంకోటేంటి అంటే ఆ! చెప్పు.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అంటే? ఓకే. చెప్పు. చెప్పు. ఏదో అంటున్నావు?
అదే హ్మ్, కిడ్స్‌ని నేనూ చాలా మంచిగా పెంచుతా, నీలాగా కొట్టను. మంచిగా అన్ని వాల్యూస్ తెలిసేలాగా పెంచుతా అంటే, "చూస్తా నేనేమి ఎక్కడికి పోలేదు." ఆ! "చూస్తా. నువ్వు ఒక్క ఏటొక్కటేయి నీకు పుట్టిన పిల్లల మీద. అప్పుడు నేనేం జేస్తానో నువ్వు గూడా చూద్దువు" అన్న లెక్కల చెప్పిన మా మమ్మీ.
ఓకే. హ్మ్. ఓకే. అది గూడా చూస్తానన్నదనమాట మీ మమ్మీ. <chuckles> ఆ! ఏటంటే, ఒక దెబ్బ. ఒక దెబ్బేస్తే గనక చూస్తా. ఏటు
ఆ! యెస్. అవును. <chuckles>
ఓకే. అయితే, మరి నువ్వెళ్ళడం జరిగింది. తరవాతెప్పుడన్నా మీ మమ్మీని మిస్సయ్యి వెళ్దాంలే, పాపంలే అని వెళ్ళే సందర్భముందా?
ఆ! ఆ! నార్మల్‌గా కొన్ని డేసుంటాయి గదా! పుట్టింట్లోనే కొన్ని రోజులు స్టే జెయ్యాలి.
ఓకే. ఆషాడ మాసం ఏదో అంటారు గదా! ఏదో మాసాలుంఉంటాయి గదా!
ఆ! ఏదో మాసం ఆ మాసంలో ఉన్నా అనమాట.
ఏదో మాసం ఎట్లుంటది? నీకు తెలుసు గదా! నువ్వు పె పుట్టింట్లోంచి అంటే, మెట్టింట్లోంచి పుట్టింట్లోకి వెళ్తున్నవు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తది నీకు. అదే మాసం?
ఆ! ల్ మర్చిపోయినా యాక్చల్‌గా. అంటే, ఒక మాసమనేదుంది. నాకీ ఇవన్నీ పెద్దగా తెలీదనమాట. నాకీ పూజలు గానీ, ఇవన్నీ ఎక్కువ ఏం తెలియదు. సో ఆ! వెళ్ళగలి ఉండకూడదన్నప్పుడు మాత్రం మా ఇంటికొచ్చేశా ఉన్నా అనమాట.
ఓకే. ఒక మాసం. హ్మ్. తెలీదు. ఓకే. అప్పుడు మరి మీ మమ్మీ ఏమన్నారు?

అవును. చాలా హ్యాపీగా ఉన్నా. ఎలా అంటే ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడతారు కదా!
హ్మ్. యెస్. యెస్.
సో, అప్పుడు ఒకరి కళ్ళలో చూసుకున్నాం అన్నమాట. మాకు అంతా రీల్ తిరిగిందన్నమాట .మేము అసలు ఫస్ట్ టైమ్ ఎలా కలిసాం? ఎలా లవ్‌లో పడ్డాం? ఎలా ఫ్రెండ్‌షిప్ అయింది? ఎలా ఏంటి ఎలా ఫ్యామిలీనొప్పించాం?
ఓకే. హ్మ్. అంత గ్యాప్ అయితే అంత టైమ్ సరిపోయిందా మీకు ఇట్లా కళ్ళలోకి చూసుకొని ఇవన్నీ అనుకునేంత?
ఒక్కసారిగా ఇప్పుడు వాన పడుతూ ఉంటే ఆ స్మెల్లు మనకు వచ్చేస్తది కదా! వెంటనే మనకు చైల్డ్‌హుడ్ గుర్తు గుర్తొస్తుంది. లైక్ ఆహ్, దానికెంత టైమ్ పడతది చెప్పు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా! సో, ఇది అంతే. హ్మ్.
యెస్. అవును. అవును. యెస్. యెస్. ఓకే. ఇప్పుడు వాన పడ్డం, జీలకర్ర బెల్లం పెట్టడం ఒకటే అంటావు?
రెండు వేరే. ఆహ్, పోలిక అనేది పోల్చి చెప్పా అనమాట. అంత సమయమా? అంటే అంత సమయం ఏం పట్టదు.
హ్మ్. పోలికలు అంత సమయంలో నీకు మొత్తం నీకు నీకు నీకనపడింది అతను కనపడింది ఇద్దరికీ సేమ్ ఏనా? లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఆ? అతనేమనుకున్నాడని నువ్వు అడిగావా ఎప్పుడన్నా?
అడిగిన.
ఏమన్నాడు?
సేమ్ నేనేమ్ ఫీల్ అయ్యానో అదే ఫీల్ అయ్యాడంట అతను.
అంటే మీ ఇద్దరు కలిసి ఇలా మరి జీలకర్రలు పెట్టుకొని బెల్లక బెల్లం పెట్టుకున్నప్పుడు ఇలా అనుకుందాం అననుకున్నారా? లేకపోతే ఏదో అట్లా జరిగిపోయిందా? నేచురల్‌గా.
అంతమందిని ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పుడు మేమేదో సాధించిన ఫీలింగ్ అనమాట. మనకు మాది ఎంత ఫలించింది అన్న ఒక ఆనందం అన్నమాట.
ఓకే. హుహు. ఓకే. మీ ఆనందంతో ఆద్ ఆ మొమెంట్ అనేది మొత్తం క్యాప్చర్ అయిపోయింది.
హ్మ్. హ్మ్. అవును.
ఓకే. ఇప్పుడు మీ పెళ్లి రోజు తలుచుకుంటే మీకు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి.
హ్మ్. అవును. ఇంకా ముఖ్యమైనది ఒకటి గుర్తుకొస్తదన్నమాట. ఎలా అంటే 'మురారి' సినిమాలో అతను <chuckles> తాళి కట్టేటప్పుడు ఆమెని గిల్లుతాడు కదా! మెడాకి. సో, నా హస్బెండ్ కూడా ఏంటి అంటే అతను 'మహేష్ బాబు' ఫాన్ అన్నమాట. ఆ! జనరల్‌గా మేము లవ్ చేసుకునే టైమ్‌లో చెప్పాడు. నేను ఇలాగే చేస్తాను పెళ్లిలో అన్నట్టు. నేనుండి ఏదో ఊకె సరదాగా చెప్పాడులే అనుకున్నా. కానీ నిజంగా అంటే అలాగే చేశాడన్నమాట. <sniffs>
చెప్పండి. చెప్పండి. హ్మ్. యెస్. ఓకే. ఓకే. హ్మ్.